అతనేంటిదంటే ఓహ్! ఫ ఫస్ట్ థింగ్ ఏంటిదంటే వాళ్ళ డాడీ. వాళ్ళ డాడీ చాలా సపోర్టివండి ఆయనకు. చాలా అంటే చాలా సపోర్టివ్. ఎట్లాంటి సిట్యుయేషన్‌నైనా ఫ్ హ్మ్. ఎట్లాంటి సిట్యుయేషన్‌నైనా ఫేస్ జేసేటట్టు.
ఓకే. హ్మ్. ఓహ్! గుడ్. గుడ్. ఓకే. అంటే ఫ్రెండ్లీగా ఆహ్, మూవవుతారనమాట. ఫ్రెండ్లీ డ్యాడీ.
సా చాలా చాలా ఫ్రెండ్‌లీగా.
ఓకే. ఓకే. బావుంది. సో మరి అతను ఏ విధంగా సపోర్ట్ జేశాడు? అంటే తనిప్పుడు ఆ డిప్రెషన్‌లో లేపోతే ఒత్తిడి లేనప్పుడు ఎవరితోనన్న మాట్లాడడం జరిగిందా? లేకపోతే ఒక్కడే ఉండేవాడా? ఎలా ఉండేది?
యాహ్! వాళ్ళ లే అప్ ఒత్తిడిలో ఒత్తిది ఒత్తిడిలున్నప్పుడు మాత్రం, అతనొక్కడే ఉండేటోడు. ఒక్కరితోనే అసలెవరితోని మాట్లాడపోయేది. ఎవ్వరితోను మాట్లాడకపోయేది. అప్పుడు అప్పు అప్పుడు వాళ్ళ డ్యాడీ ఓపెనప్ అయ్యి అక్ అతని దగ్గరికెళ్ళాడు. అతని దగ్గరికెళ్ళేసి, ఇలా ఇలా అని? ఎందుకు ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీలయితన్నవు
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. బావుంది. ఆ! సో తను జెప్పాడనమాట. ఏం జేయాలి? ఏం జేయకూడదు? ఎలా మూవ మూవాన్ అవ్వాలని? సో ఇప్పుడేంటంటే, కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి చెప్తూ ఉంటారు. దాంతో పాటు తన లైఫ్‌లో గూడా అంటే, వాళ్ళ <giggles> డ్యాడీ లైఫ్‌లో గూడా ఇలాంటి మూవ్మెంటేదైనా ఉంటే అది చెప్పి దాని నుంచి ఎలా బయటపడ్డాను ఆప ఆ! అలా చెప్తే గనుక ఓహో! ఇదందరికీ కామన్‌గా జరిగే విషయమే. సో దీని నుంచి బయటపడొచ్చని ఈ అబ్బాయికి గూడా అనిపిస్తూ ఉంటుంది.
తను కాకపోతే ఇంకొకరు వస్తున్నారుగా! ఆ! అది. ఆ! తర్వాత ఆ! అది ఆ! చెప్పి కన్విన్స్ చేయగా ఆ! బయట పడొచ్చని. యాహ్! యాహ్! యాహ్!
ఓకే. సో తను మోటివేట్ జేయడం తను మాట్లాడ అంటే తనెప్పుడన్నా ఆ సమయంలో ఏమన్నా కొత్తగా హాబీస్ నేర్చుకొని ఆ విషయం గురించి బయటపడ్డాడా? లేపోతే తనంతట తాను తను ట్రై జేసి బయటపడ్డారా?
హాబీసంటే అతను అతనికి బాగా ఫస్ట్ థింగేంటిదంటే, వాళ్ళ డాడి చెప్పిన థింగేంటిదంటే యోగ జేయి బాగా. అదొకటి బెస్ట్ థింగ్. మీ లైక్ మీ స్ట్రెస్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి, చానా మంచి థింగ్. ఇంకోటి మీకు ఎవరితోనైనా మనుషులతోని ఇంటరాక్టవ్వాలి. ఆహ్, ఫస్ట్ మెంచ మెడిచి ఆహ్, అంటే మనుషులతోని కూడా ఇంటరాక్టవ్వమన్నారండి. చాలా బాగా. ఎక్కడికైనా దూరంగా వెళ్ళినా
హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. మెడిటేషన్ గాని, మెడిటేషన్ గూడా చేయమన్నారా? ఓకే. సో ఖాళీగా ఉండొద్దు. ఎప్పటికప్పుడు కమ్ ఎవర్తోనన్న మాట్లాడుతూ ఉండు. లేపోతే యోగా చేయని చెప్పారనమాట. ఈ రెండు జెప్పారు. బావుంది. ఆ!
ఆ! అస్సలుండొద్దు. ఆ! చెప్పాడు. ఇంకోటి ఇంకో బెస్ట్ ఇంకో బెస్ట్ సజెషన్ నేనేమిచ్చానంటే. ట్రావెల్ జెయ్యి బాగా. బా ట్రావెల్ చెయి. ఎక్కడికైనా వెళ్ళు. ఆహ్, మే మా ఫ్రెండు
ఓకే. హ్మ్. ఇది సోలోగా వెళ్ళని చెప్పావా?
అహా! సోలోగా వెళ్ళ లేకపోతే <giggles> నన్నైనా తీసుకెళ్ళమని జెప్పా. బెస్టీ
<laughs> ఒకవేళ అంటే నువ్వేదన్నా ఒక ఒకటి ఒకటిది ఒకటి చూద్దామని లే లేకపోతే ఒక ఒక ఊరు గాని లేకపోతే ఒక ప్రదేశం చూద్దామని మెల్లగా తనలాగా అలా మోల్ద్ జేద్దామనుకున్నావా? నువ్వు గూడా చూడొచ్చని.
<chuckles> యాహ్! యాహ్! అంటే నేను తీసుకెళ్ అంటే చెప్పా అన్నట్టు. వా అతనితో పాటు. నేను ఆహ్, రీసెంట్‌గా మున్నారు గూడా వెళ్ళాము. ఆహ్, మున్నారు అటు హ హిమాచల్ ప్రదేశు. ఇంకోటి డెహ్రాడూన్ అట్లా తిరిగేసొచ్చాం. చాలా మంచి ప్లేసెసండి. చాలా హ్యాపీగా హ్యాపీ అంటే లైకు త తరువాత ఇపుడు జా జాబొచ్చింది కదా! ఆతనికి. వాజు వెల్ సెటైల్డు ఇంకా చాలా అంటే ఇపుడు ఒక 1 ఇయర్‌లో ఇంకో మ్యారేజ్ జేసుకుంటడాయన.
హ్మ్. ఓకే. బావుంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆ!

అయితే, ఈ దైనందిక జీవితంలో ఒత్తిడి అనేది చాలా సహజం కదా! అయితే, నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఎవరన్నా ఒత్తిడిలో ఉన్నా కానీ, ఆహ్, నీకు ఎలా దయ చూపిస్తావంటే ఏం జెప్తావు?
యాహ్! యహ్! సో అంటే, ఫస్ట్ నేను వాళ్ళు లైక్ వాళ్ళా ఎట్లా? ఏ కైండ్ ఆఫ్ ఒత్తిడి? లైక్, పర్సనల్ లైఫా? లేపోతే, ప్రొఫెషనల్ లైఫా? అని తెలుసుకుంటాను. తెలుసుకొని వాళ్ళకు
హ్మ్. ఓకే. అంటే, వాళ్ళతో ఫస్ట్ మాట్లాడుతావు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అని తెలుసుకుంటావు, ఎలా ఉందని? గుడ్. హ్మ్.
హ్మ్. తెలుసుకుంటాను. అంటే, యాహ్! వాళ్ళంటే వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎట్లాంటిది? ప్రొఫెషనల్‌గానా? లేపోతే పర్సనల్‌గా ఒత్తిడిబో? జరు ఆహ్, ఉందా అనేది కనుక్కుంటాను ఫస్ట్ వాళ్ళతోని.
హ్మ్. నిజమే, నిజమే. సో, ఓత్ అంటే, ఇలా ఎంటంటే ఎమోషనల్‌గా గాని, లేపోతే ఆఫీస్ పరంగా గాని, లేపోతే ఎకనామిక్ కంట్లే ఎకనామిక‌ల్‌గా అయి గూడా కొంచెం ఒత్తిడిలో ఉంటారు.
మెల్ల మెల్లగా యాహ్! యాహ్! యాహ్! అవునండి. యాహ్! యాహ్!
సో, ఆయా దాన్ని బట్టి నీ సజేషన్ అనేది, లేపోతే నువ్వేవన్నా సొల్యూషన్ ఇవ్వడంగాని జేస్తుంటావు.
అంతే అండి.